ఆ! క్లయింట్ కాలంటే మనము, ఆ క్లయింట్‌ని మనం మన కంపెనీకి తీస్కరావాలండి. మన మన మనకు క్లయింట్‌గా మనం చేసుకోవాలి. వాళ్ళు క్లయింట్‌గా మాట్లాడి. వాళ్ళని మనం మనం జాయిన్ చేసేటట్టు చేసుకోవాలండి మన కంపెనీలో వాళ్ళని. అప్పుడు అలా చేసానండి. అలా బాగా మాట్లాడాను. అంటే ఒక ఇన్ని టార్గెట్ ఇచ్చారన్నమాట. ఒక 50 కాల్స్ నాకు టార్గెట్ ఇచ్చారండి స్టార్టింగ్‌లో. సో, నేను బానే మాట్లాడాను. ఒక 50 కాల్స్ మాట్లాడితే ఇంకా వాళ్ళు ఇంకా నేను మాట్లాడే సరికి ఇంకా అందులో హిందీ వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు గూడా ఉంటారండి. తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు గూడా ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు గూడా ఉంటారు. సో, మనకొక 3 లాంగ్వేజెస్‌లో కొంచెం అన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. సో, నేను అలా మాట్లాడేసరికి నాకు మల్ ఒక 5 డేస్ టైం‌లో న ఓ స్టార్టింగ్ నేను ఓకే అయ్యానండి నా మాట్లాడేటితనం చూసి ఓకే జేసారు. ఒక 50 కాల్స్ నాకు టార్గెట్ ఇచ్చారు. ఓకే చేసిన తర్వాత ఏం చేసానంటే, ఒక హం ఆహ్, తర్వాత ఒక 500 డైలీ ఒక టా 100 టార్గెట్ అని టార్గెట్ ఇచ్చారండి నాకు కాల్స్. 100 కాల్స్ డైలీ మాట్లాడాలి. <smacks lips> సో, మా మాట్లాడిన తర్వాత మన ఒ మళ్ళ ఒకొక్క కాల్ మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే ఓకే. ఇ మంచిగా మాట్లాడుతుర్రు ఇంకా మాకు డె డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మనకు టెక్నికల్‌గా మనకు తెలీదు గదండీ! కాల్స్ అంటే మనం ఏం మాట్లాడుతాము? మన కంపెనీ ఇది. మేము ఇది జేస్తాం అని చెప్తాం గదండీ! టెక్నికల్‌గా ఎలా చేస్తారని అడుగుతరు. పేమెంట్ అని మనకు తెలీదు గదండీ! ఎంత పేమెంట్ తీసుకుంటారో ఒక్కొక్క క్లయింట్ దగ్గర మనకు తెలీదు. సో, నేనేం చేసానంటే, కాల్‌ మా మేనేజర్‌కి ఆహ్, కలె కనెక్ట్ జేస్తుండే అండి.
ఆ! అదే అండి. ఓకే. ఓకే. ఓకే. అవునండి. అందరూ కలిపుంటారు. హ్మ్. ఓకే. ఓకే. అమ్మో! ఆ! అవునండి. అవును. అవునండి. హ్యాండ్ ఓవర్ చేయడం గానివ్వండి అవును. కనెక్ట్ చేయడం కానివ్వండి ఇలా చేసేవారా?
ఆ! కనెక్ కనెక్ట్ జేస్తుండే. ఆ! కాల్ కనెక్ట్ జేస్తుండే. తను ఓకే అని తను మొత్తం పేమెంట్ అన్ని తీసుకొని మంచిగా కనెక్ వాళ్లు ఓకే అయితే వాళ్లు <smacks lips> నాకు గూడా కొంచెం మంచిగా ఒస్తుంది. కమిషన్ గూడా ఇస్తుండే అండి నాకు. అండ్ నా జా సాలరీతో కాకుండా మంచిగానే జేస్తుండే. బావుండే.
అవును. అవునండి. అంటే మీరు ప్రొడక్ట్‌కి సంబంధించిందా? కంపెనీ లేదు అనంటే నార్మల్‌గా మనకి ఓకే. డిజిటల్ మార్కెటింగా అండి!
అంటే సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్. ఆ! సోషల్ మీడియా మొత్తం అన్ని కంపెనీస్ ఒస్తాయండి. అన్ని తీసుకోవచ్చు. అన్ని ఏ క్లయింట్ అయినా రెస్టారెంట్ కానీ, క్లాతింగ్ బిజినెస్. ఏ బిజినెస్ అయినా మనం తీసుకోవచ్చండి. పార్లర్స్, సెలూన్స్ కానీ ఏదైనా తీసుకోవాలి. ఇంత కమిషన్ అనుంటది. ఏంటంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు ఇప్పుడెవరైనా పర్సన్స్ రెస్టారెంట్‌కొస్తారు కదండీ! రెస్టారెంట్‌కొస్తారు గదా! ఆ టైమ్‌లో
ఓకే. ఆ! ఆ! ఇలా పార్లర్, సలూన్స్ కానివ్వండి వాళ్ళకి ఆ! అర్థమైందండి. అవునండి. రివ్యూస్ మంచిగా చూడ్డం కానివ్వండి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ ఇంటర్ఫేస్ మీద వర్క్ చేసి, మీ ప్ర టీమ్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, మంచి క్లయింట్స్ అనేవి కూడా తీసుకురావడం. వాళ్ళకి హెల్ప్ చేయడం. ఎక్కువ క్లయింట్స్ రావడానికి వాళ్ళకి. అంతేనా?
ఆ! రివ్యూస్. వర్క్ చేసి హా! క్లయింట్స్ హెల్ప్ చేయడం. రివ్యూస్ చేయడము. మనం స్టారింగ్ రేటింగ్ కామెంట్స్ పెట్టి కామెంట్స్ అవన్నీ మనకు టీమ్ ఉంటదండి. కంటెంట్ రైటర్ ఉంటారు. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదండీ! ఆ పేజ్‌లో గూడా మన టీమ్ ఉంటరు. కంటెంట్ రైటర్ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఈ పిక్స్ పిక్స్ ఉంటాయి గదండీ! దానికి సంబంధించినయి ఇప్పుడు మెడికల్ అనుకోండి. దానికి ఆహ్, మన స్కిన్ కేర్ అనుకోండి. దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి గదండి! ఆ ట్రీట్మెంట్స్ కింద మనము క్యాప్షన్స్ రాయాలన్నమాట.
ఆ! అవునండి. అవునండి. అవును. ఇప్పుడు మరి కొనసాగిస్తున్నారా అండి మరి?

అంటే మా సెక్షన్‌లో మాత్రం నాతో పాటు ఇంకొక ఆరుగురు ఉంటుండే అండి. సో, ల కానీ క్లాస్‌లో మాత్రం ఆరుగురు ఉంటారు. బట్ ల్యాబ్‌లో మనం డివైడ్ అయితాం కదండీ. రూల్ నంబర్ వైస్ డివైడ్ అవుతాం కదా! ఆ టైమ్ టైమ్‌లోఅయితే ఒక్కొక్కరే ఉంటుండే అండి. అలాగే అబ్బాయిలతోనే ఇంకా చేయాలండి డ జాబ్ గాని, ఆహ్, వర్క్ గాని, ప తప్పదండి మెకానికల్ చేసుకున్నాక తప్పదు. అందరు అంటారు కదండీ మీరు ఎలా మెకానికల్ తీసుకున్నారు. అమ్మాయిలు ఎలా తిస్ ఎలా చేస్తున్నారు? కష్టం కదా! అంటే ఇంకా మనము ఆ ఆప్ ఆప్ పొవ ప్రొఫెషన్‌కి వచ్చాక మనం మీకెంత కష్టమొచ్చినా మనం అది చెయ్యాలి. ఏదైనా చేయాలి అనుకుంటే మనం దాన్ని కన్సిస్టెన్సీతోని మనం ముందుకెళ్ళాలి. ఎళ్తేనే కదండీ మనము మనం ఏదైనా సాధించగలుగుతాం. అండ్ తర్వాత కూడా ఏమైంది అంటే నా లైఫ్‌లో నాకు మంచి మంచి జాబ్ ఒచ్చిందండి. మంచి కంపెనీలో జాబ్ ఒచ్చింది అనమాట.
ఓకే. అవునండి. అవును. అవునండి. తప్పదు కదా మరి! అవును. ఆ! అవునండి. అవును. అవునండి. ఖచ్చితంగా. దీనికి సంబంధించిందేనండి? అంటే మెకానికల్ దానికి సంబంధించిందేనా?
ఆ! మెకానికల్. ఆ! మెకానికల్‌కి సంబంధించింది ఒచ్చింది. బట్ ఇంకొకటి కూడా ఒచ్చింది. మంచి కంపెనీలో ఒచ్చిందండి జాబ్. మెకానికల్‌కు సంబంధించిన జాబే, బట్ ఏం చేసారంటే డా నైట్ షిఫ్ట్ అయ్యుండే అండి అది. నైట్ షిఫ్ట్ అయ్యుండే సరికి మా డ్యాడీ వాళ్ళు ఇంకా ఇంట్లో ఒప్పుకోరు కదండీ. చాలా ఒప్పించాను కెరీర్ కోసం. చాలా ఒప్పించానండి. తరువాత ఒప్పుకునే "గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయి గర్ల్స్ కదా! మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే మీకు మంచిగా ఉంటది. మీ కెరీయర్ మంచిగా ఉంటుంది" అని చ రాయించారండి. నాకు అక్కడ చాలా బాధేసింది. కానీ ఇంత గూడా ఒ ఆహ్, చాలా ఒప్పించాను. ఒప్పించాక కొన్ని ఎగ్జామ్స్ రాసానండి. నేను కూడా టైమ్ తీసుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి రాసాను. రాసాను కూడా న మనము మంచి కేటగరీ అయితే మన కేటగరీలో పోతుంది అండ్ 1 మార్క్ పోయిన మనకి డిసప్పాయింట్‌మెంట్ ఒస్తుంది కదా! లైఫ్‌లో. చాలా డిసప్పాయింట్‌మెంట్ ఒచ్చిందండి నా లైఫ్‌లో. చాలా డిసప్పాయింట్‌మెంట్ ఒచ్చింది. తరువాత ఏమి చేశానంటే ఇంకా ఇలా అని ఆహ్, ఏమంటారు? మళ్ళి మనకి గ్యాప్ ఒస్తుంది గదండీ. గ్యాప్ ఒస్తది గదా మనకి. మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఏంటంటే మనం ఒక వన్ మార్క్‌తో పోయినా మనం దాని మీదే ఉంటాము. కోచింగ్ సెంటర్స్‌కి ఎళ్తాము అండ్ మనం ఇటు సైడ్ మనం ఇంటర్వ్యూస్‌కి మనం పట్టించుకోము. కదండీ? పట్టించుకోకపోతే మనకి గ్యాప్ వస్తుంది. బట్ మన టైమ్‌లో ఏం చేయాలంటే మన స్కిల్స్ పెంచుకోవాలండి. స్కిల్స్ పెంచుకుంటే ఏమైతుందంటే మనకి గ్యాప్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. అప్పుడు వాళ్ళడిగినప్పుడు ఏంటంటే ఇట్లా కుటుంబంని కేర్ తీసుకున్నాం కాబట్టి నేను చేయలేకపోయాను. అండ్ నేను స్కిల్స్ పెంచుకున్నాను. వాళ్ళు క్వెషన్స్ అడిగినదానికి మనం ఆన్సర్ చేస్తే మనకి జాబ్ ఒచ్చేస్తుంది గదండీ.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అవునండి. ఆ! ఎస్ చెప్తూ ఉంటారు. ఓకే. ఓకే. ఓకే. అవునండి. అవునండి. ఖచ్చితంగా ఒస్తుంది. ఓకే. అవునండి. అవును. అవునండి. ఓకే.

ఎవరండి మీ పీఈటీ సారా అండి? లేదా మీ ఇంట్లో వాళ్ళు బంపించట్లేదా?
పీఈటీ సర్ పన్ వ అమ ఇంట్రెస్ట్ చూపించకపోతుండే అండి. జ బాయ్స్‌ని బాగా తీసుకెళ్తుండే స్పో పరీక్షలకి. బట్ పే పేరెంట్స్ కూడా ఉంటది గదండి! కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు గదా! అండి. సో పెట్టకపోతుండే కేరియర్ మీద. <sniffs>
అవును. ఓకే. అలాంటప్పుడు మరి మీరెలా ప్రయత్నించారు? ఖచ్చితంగా మీరాడాలి అననుకున్నారు కాబట్టి ఎవరినన్నా వెళ్లి మాట్లాడడం కానివ్వండి, మీరు వాళ్ళ చేత మాట్లాడించడం కానివ్వండి, ఇలా చేసి మీరు ఇలాంటి దాంట్లో ఏమన్నా ప్రయత్నించారా మరి వెళ్ళడానికి?
ప్రయత్నించానండి. నా నేను నేను నాయి ఆహ్, నా బీ‌టెక్ చేసేటప్పుడు గూడా నేను ప్రయత్నించానండి. నా మా స్పోర్ట్స్ అక్కడ గూడా ఉంటుండే అన్నమాట. పెద్ద కాలేజీ సో, ఉంటుండే. నేను అక్కడ ప్రయత్నించాను బట్ అతను కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతుండే అండి. ఓన్లీ మనం కాలేజీ పరిమితమైపోయింది నా కేరియర్. అండ్ తర్వాత గూడా త తర్వాత కూడా ఏంటంటే నేను ది డిగ్రీ చదివేటప్పుడు డి బీటెక్ చేసేటప్పుడేంటంటే నేను నేను డిగ్రీలో నాకు మంచి కాలేజీ ఒచ్చిందండి. నేను డిగ్రీ చేసుకుంటూ పారలెల్ మ పారలెల్‌గా నేను స్పోర్ట్స్‌కి వెళ్దాం అనుకున్నానండి. సో మా మమ్మీ ఉండి "ప పక్కా బీటెక్కే చేయాలి. ఇలా ఉంటది కేరియర్. ఇదే బావుంటుంది" అని ఉంటది గదండీ పేరెంట్స్ చెప్తారు గదా! ఇలా కేరియర్ అలా నాకు నన్ను డైవ నన్ను డైవర్ట్ చేసారండి మా పేరెంట్స్. నన్ను ప్ బీటెక్కే చేయించారు నాతోటి. నేను వే ఆ! తర్వాత కూడా పె
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవునండి. అవును. ఓకే. ఏ గ్రూప్ తీసుకున్నారు మరి బీటెక్‌లో?
మెకానికల్ అండి. మెకానికల్ తీసుకున్నాను. అందులో గూడా అందులో గూడా మనకి కష్టమే అండి. ఆహ్, గర్ల్స్ కంటే చాలా కష్టం. మనం అబ్బాయిలతో పోటీపడి మనము ముందుకెళ్ళాలండి మెకానికల్ అంటే. మీకు తెలిసే ఉండొచ్చు. మెకానికల్ అంటే
అబ్బో! ఆ! చాలా కష్టమే. అవును. అవునండి. అవునండి. దాంట్లో కూడా ఏంటి అనంటే చాలానే అది మీరు ఇప్పుడు చూడండి ఆహ్, వేరేదుందనుకోండి కంప్యూటర్ సైన్స్ అంటే మనం కూడా సాఫ్ట్‌వేర్ కానివ్వండి, ఇట్లా ఉంటాయి. కానీ ఇది మెకానికల్ హార్డ్ అనమాట. అంటే హార్డ్‌వేర్‌కి సంబంధించినయి. మీరు తయారు చేయాలి సొంతంగా. ఇప్పుడు నేను కూడా అంటే మాకు ఫస్ట్ ఏంటంటే మెకానికల్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉండేయి. డ్రాయింగ్ కానివ్వండి లేదా మనం ఒక చెక్క తీసుకుని దాన్ని తయారు చేసే పద్ధతులు కానివ్వండి, అది అప్‌సైడ్ వ్యూ ఎలగుంది? సైడ్ వ్యూ ఎలగుంది? ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి కదా! మీకు కూడా మరి కష్టం అనిపించిందా?
మే అవునండి. డ్రాయి డ్రాయింగ్ డ్రాయింగ్ మనకి మెకానికల్ అంటే వేరే బ్రాంచెస్‌తో కంప పోలిస్తే మన బ్రాంచ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ వాళ్ళకి మనకి ఫస్ట్ ఇయర్‌లో ఉంటుంది, థర్డ్ ఇయర్‌లో ఉంటుందండి. అప్ వ్యూవని, సైడ్ వ్యూవని, ఫ్రంట్ వ్యూవని బాగా దొక నీట్‌గా డ్రా చేయాలండి. ఆ ప సబ్జెక్ట్ ఏదైతే ఉందో. మనం ఎన్ మనం చాలా కష్టపడాలండి. వాళ్ళు సాఫ్ట్‌వేర్ వాళ్ళంటే వాళ్ళు సాఫూ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్స్ చేస్తారు. మనం బయట వ ఎండలో నిల్చొని వర్క్ చేయాలండి. ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నా గూడా, డ్రాయింగ్స్ అయినా గూడా, ఏదైనా వర్క్ చేయాలనుకుంటే. <sniffs> మెకానికల్ చాలా కష్టం అవుతుందండి. అండ్ గర్ల్స్ ఎవ్వరు ఉండరండి మనకి. ఓన్లీ మనం బాయ్స్‌తో పాటు పని చేయాలక్కడ. మన ల్యాబ్‌లో కానీ మనకి డివైడ్
అవును. అవునండి. అవునండి. అవునండి. అవును. ఆ! నేను విన్నదేంటి అనంటే మెకానికల్‌లో చాలా తక్కువ మంది అమ్మాయిలుంటారండి. ఒక్కొక్కసారి ఒక్కమ్మాయే ఉంటుంది. మరి మీరెంతమంది?